నేనూ ఆహ్, మ్యాథ్స్ టీచర్‌ని. కాబట్టీ, <giggles> క్లాస్ వినేటప్పుడూ గబగబా హ్మ్, బాన్ హ్మ్, పాటలు విండము అలాంటివి నాకు కుదరదు. కానీ, స్టాఫ్ రూమ్‌లో గూర్చున్నప్పుడు, ఈ పిల్లలు నోట్‌బుక్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఆహ్, కొంతమంది రాసేవి చూస్తే తల దిరుగుతుంది. <laughs> గొంతమందయితే మా మ్యాథ్స్‌లో గూడా ఆహ్, పిచ్చి, పిచ్చిగా రాస్తారు <smacks lips> పిల్లలు. ఆ! సో, అలాంటప్పుడూ, ఈ ఇది వరుకుట్లాగా మనం పిల్లలని దండించటం అలాంటివేం చెయకూడదు. కాబట్టీ, <laughs> ఒ వాళ్ళు
ఓకే నండి. అవునండి. ఓకే నండి. ఓకే నండి. ఆహా! ఆహాహా! ఎ ఏం చేయకూడదు. అంటే, మీరు కోపమొచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి కూడా మీరు, మీ యూ మీ సంగీతాన్ని బాగా ఉపయోగించుకుంటారనమాట. అలాంటి సందర్భాలేదైనా ఉన్నాయండి? ఇలా కోపమొచ్చీ ఏదైనా, ఎవరైనా చేసినప్పుడు, లేపోతే ఎవరైనా ఒక కొషనూ రాంగ్ చేసినప్పుడో, లేపోతే మరెలాంటిది, ఇలాంటి సంఘటనలేవైనుంటే చెప్పండి.
అవును. టక్ మనము వాళ్ చాలా ఉన్నయి. హ్మ్. చాలా, చాలా ఉన్నయి. ఇప్పుడూ ఇదివరుకుటి కాలంలో మనమూ మన టీచర్స్ గానీ, మన ఉపాధ్యాయులు కానీ, మనకి మన మీద కోపమొచ్చీ, మనం సరిగ్గా చదవకపోతే, మనం మనలనొకటేసేవారు. కానీ, ఇప్పుడసలూ నాకు స్కూల్‌లోకి, క్లాస్‌లోకెళ్తుంటేనే అసలు ఎవరిని ఏమనకూడదు, అనేది ఒకా ఆహ్ ఆ! నిబంధన ఉంటుంది. కాబట్టి, అలాంటి పేపర్స్ కరెక్షన్ చేసీ, తర్వాత నేను క్లాస్‌లోకెళ్తున్నాను అనే ముందు, కొంచెమయినా సాఫ్ట్ మ్యూజిక్ బెట్టుకొని, కొంచెం మెడిటేషన్ జేసి, <giggles> అప్పుడు నేను క్లాస్‌కెళ్తాను. హ్మ్. ఆ! ఆ! ఎందుకంటే, ఒక్కొక్కళ్ళు పిల్లలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. అదీ ఫస్ట్ పీరిడంటే వాళ్ళకింకా ఎనర్జీ లెవెల్సెక్కువుంటయి. మ్ ముందు హాఫ్‌లో ఆహ్, హ్మ్, ఆఫ్టర్‌నూన్ వరకు చాలా ఎ ఎనర్జీగా ఉన్ ఎ యాక్టివ్‌గా ఉంటరూ, మనం చెప్పేది వాళ్ళు అంతా ఈజీగా వినరు. మనకేంటంటే, వాళ్ళతో అరిచి, అరిచి మనకి కొంచెం నీరసవొస్తుంది. కాబట్టి, ఒగ్ నా కొంచెం బ్రేక్ రావంగానే, ఇంకొక క్లాస్‌లోకెళ్తున్నా అన్నప్పుడు, కొంచెం ఊపిరి దీసుకుని, కొంచెం ఒక 2 నిమిషాలైనా మెడిటేషన్ జేసుకొని, ఈ మ్యూజిక్కేవన్నా బెట్టుకొనీ <sniffs> అప్పుడు క్లాస్‌లోకెళ్తాను. హ్మ్.
అవునండి. ఓహ్! ఒక నిబంధన. ఒ ఓహో! మెడిటేషన్ కూడా చేస్తారనమాట క్లాస్‌కెళ్ళే ముందు. హుహుహు. అవునండి. అవునండి. అవునండి. అవునా? ఓకేనండి. అంటే, ఇప్పుడు మీరూ పిల్లలేదైనా చేసినా ఒక పనీ చెప్పగలరా, ఇట్లా చెయగానే మీకు వెంటనే కోపం రావటం, ఇట్లాంటిదేదన్నా జరగడం.

హ్మ్. ఒక్కొక్కసారి 3, 4 రోజులు ఒకే ప్లే లిస్ట్ వింటూ ఉంటాను. అప్పుడేం బోర్ కొట్టదు కూడా. <smacks lips> ఆహ్, ఆహ్, మా హెచ్ఓడి‌తో కూర్చున్నప్పుడు కూడా రూమ్‌లో ఆహ్, మేము మ్యాథ్స్ నోట్స్ టైప్ చేయాలనమాట. మ్యాథ్స్ నోట్స్ టైప్ చేయడమంటే, ఊరికే ఇంగ్లీష్ అయితే ఆహ్, ఆల్ఫాబెట్స్ టైప్ చేస్తాము. మ్యాథ్స్ అంటే. ఆ సింబల్స్ వెతుక్కోవాలి. చాలా టైమ్ పడుతుంది. అమ్ సో, మా హెచ్ఓడి‌ గూడా ఏమనదు. ఆహ్, మీరెందుకు పాటలు వింటున్నారు అని ఆహ్, ఆమేమనరు. సో
ఓ ఓకే. ఓకేనండి. ఓకేనండి. అవునండి. అవు అవునండి. అవునండి. హుహుహు. ఆ! అంటే మీ అక్కడ కూడా మీకు స్ పాటలు వినుకునే స్వేచ్ఛ ఉంది కనుక, మీరు చక్కగా పాటలు వినుకుంటూనే చేస్తూ ఉంటారనమాట.
<chuckles> హుహుహు. ఆ! మేము ఒక ముగ్గురు, నలుగురం ఉన్నాము. ఇలా తెలుగు మాట్లాడే టీచర్స్ మ్యాథ్స్‌లో. కాబట్టి మేమందరం ఒక దగ్గర కూర్చొని, ఈ పాటలు పెట్టుకొని చేసుకుంటాం హాయిగా. <chuckles> అటు వర్క్ చేసిన
ఆహాహా! ఆహాహా! అంటే ఇయర్‌ ఫోన్స్‌లో పెట్టుకొని చేసుకుంటారు పాటలు.
లేదు. లేదు. బయటకే వే క్లాస్‌లో బయటకే పెట్టుకుంటాం. సారడే అప్పుడు
ఆ! అబ్బా! అహా! బయట కూడా బయట కూడా పెట్టుకోవచ్చు పాటలక్కడ.
ఆ! సారడీ అప్పుడు పిల్లలుండరు. కాబట్టి ఓన్లీ టీచర్సే ఉంటాము. కాబట్టి మనం నాక్ మనకు మాకు నచ్చినట్టు పాటలు పెట్టుకొని, <chuckles> అప్పుడు వర్క్ చేసిన స్ట్రెస్ గూడా అనిపియదు. అందరం నలుగురం కూర్చొని పాటలు పాడుకుంటూ వర్క్ చేసుకుంటాం గదా! కో అప్పుడు ఎక్కువ స్ట్రెస్, ఓయమ్మా! ఇంత పని చేసామనే అని కూడా అనిపియదు.
ఓకేనండి. ఓకేనండి. అవును. అవునండి.